ఆ! ఓహ్! సూపరండి, సూపర్. హ్మ్. ఈ రోజుల్లో గుడ్లతో కూడా చాలా స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉన్నారు గదా! ఉడకబెట్టిన గుడ్లతో గానీ లేకపోతే కోడిగుడ్డు ఆమ్లెట్ లెక్క వేసే మామూలు ఆమ్లెట్ కాకుండా అలా మీరేమన్నా ట్రై చేసారా?
అలా అన్ని రకాలు వేస్తాను. లేదు. మా స్నేహితులు తినేవారు కానీ, మా ఇంట్లో అలవాటు లేకపోవడం వల్ల మేము పూర్తి శాకాహారులం వల్ల. ఆహ్, నేనెప్పుడూ తినలేదు. నా స్నేహితులు తినేవారు. వాళ్ళీలా ఉంది ఎలా ఉంది? ఇక్కడ బావుంటుందని చెప్పేవారు. కానీ మేమందరం కలిసి వెళ్ళినప్పుడు మాత్రం అందరం ఒకేలా తినేలాగే, మేము ప్రణాళికలు వేసుకొని వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మాత్రం వెళ్ళినప్పుడు. కుటుంబంతో వెళ్ళినప్పుడు అలా తినేవారనమాట.
ఓహోహోహో! ఆ! ఓహోహోహోహో! ఆ! చూసుకునేవాళ్ళు. హ్మ్. ఆ! పిజ్జా అనే ఓకే. తినేవాళ్ళు. హ్మ్. అయితే ఇప్పుడు పీజ్జా అనేది కూడా స్ట్రీట్ ఫుడ్‌లోకే వస్తది కదండీ! చాలా ఫేమస్ పీజ్జా అనేది. ఆహ్, అది మీరేప్పుడైనా ఇంట్లో ట్రై చేసిండ్ర?
అది అదొక్కటి ట్రై చేయలేదు. మా బావగారి అమ్మాయి ట్రై చేసింది. గోధుమ పిండితో చేసిందనమాట. అంతే సాధారణంగా మైదాతో చేస్తారు గదా! ఆ! తను చేసిందనమాట. గోధుమ పిండితో చేసాను పిన్న బాగా ఒచ్చింది. ఆ మేమ అంటే బాగా క్లోజ్‌గా ఉంటాామనమాట. ఒకళ్ళకొకళ్ళు. నేను చేసినవన్నీ వాళ్ళకి ఇష్టము. అది అదేమైనా కొత్త రకం చేస్తే నాకు చెప్తూ ఉంటుంది. ఇది ఇలా చేసాను బాగా ఒచ్చిందని. నేనేదైనా బాగా కొత్తరకం ట్రై చేస్తే వాళ్ళకి చెప్తాననమాట అలాగా, తను చెప్పిందనమాట. ఇంట్లోనే పిజ్జా చేసాను. ఓవెన్‌లో. బాగా వచ్చింది. గోధుమపిండితో చేసాను అని చెప్పేసి చెప్పిందనమాట. అలా ఈ ఈ మధ్యనే చెప్పింది. అది చెయ్యాలి. ఇంక పిల్లలకి అది కూడా. అని ఈ మధ్యనే అనిపించింది.
హ్మ్. ఆ! ఆ! ఆ! అవును, అవును. హ్మ్. ఆ! హుహుహు. ఆ! ఆ! ఆ! హ్మ్. ఓహ్! ఆ! ఓహోహోహో! ఓకే ఓకే. ఆ! అని అనిపిచ్చింది. ఆ! ఆళ్ళు అడుగుతారు గదా! వాళ్ళకి తినాలనిపిస్తది కదా!
అవును. బయట ఆ మైదాలవి రకరకాలవేవో ఆహ్, బయ బయట కొన్న ఆ చీజులేంటి ఇవన్నేను వేసాకంటే చీజ్ ఎలాగా కొంటాం. కానీ ఇంట్లో చేసుకునే విధానం వేరు. బయటది వేరే ఉంటుంది కదా! ఆ జాగ్రత్తలు తీసుకోవడం.
హ్మ్. అవును. అవును. ఆ! సుచి శుభ్రత అనేది వేరుగా ఉంటది గదా! ఇంట్లో.
ఆ! అదే అనుకుంటున్నాను. అన్ని రకాలు చేసాను కానీ అది చేయలేదు. ఈసారి అది కూడా చేయ్యాలి అని అనుకుంటున్నా.
ఆ! అతను ఆ! ఈ నూడుల్స్ మంచూరియా ఇవన్నీ చైనీస్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అనేది ట్రై చేసారా అండి ఇంట్లో?
ఆ! అది జ అది కూడా చేస్తాను ఇంట్లో.
ఓహ్! ఓకే. ఓకే. చేసి. ఆ! గోబీ మంచూరియా చేశాను. అందులోకి ఉల్లిపాయలు, లేమెన ఎంత మంచూరియా తిన్నా కూడా దాని పైన నిమ్మకాయ పిండికొపోతే మిస్ అయిపోతది. ఆ! స్ప్రింగ్ ఆనియన్స్.
ఆ! గోబి మంచురియను బా ఆ! ఉల్లిపాయలోను, ఉల్లి కోడ్లుంటాయి కదా! స్ప్రింగ్‌ ఆనియన్. స్ప్రింగ్‌ ఆనియన్ వేసి చేస్తాను. ఒక స ఒక, ఒక 4, 5 కాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ ఓ 2 ఉల్లిపాయలు. అలా వా అది వాటితో గ్రేవిలా చేస్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహో! బావుందండి. బావుంది. ఓకే. ఆ!
గ్రేవీ జేసి పెట్టేసుకుంటాను. దాంట్లో సోయ సాసు, చిల్లి సాసు ఇవన్నీ వేసేసి. గ్రేవీ చేసి పెట్టేసుకుంటా. పెప్పర్, కారం అన్నీ వేసేసి.
హ్మ్. ఓకే. ఆ! మామూలుగా వానాకాలంలో వర్షం ఒస్తూ ఉండంగా ఏదైనా స్ట్రీట్ ఫుడ్డో, స్నాక్ ఐటమో తినాలనిపిస్తది. అట్లా మీరు ఎప్పుడైనా ఎక్కువగా చేసేది ఏంటిది? వర్షం ఒస్తున్నప్పుడు గానీ, వానప్పుడు గాని సాయంత్రం పూట?
వర్షం ఒస్తున్నప్పుడు మా పిల్లలకి నచ్చేది, ఇదే బజ్జీ మిక్స్చర్ చెయ్యమ్మా అంటూ ఉంటారు.

బజ్జి మిక్చి మిక్చర్. హ్మ్.
మిక్సర్. అంటే మిక్సర్ మ నిమ్మకాయి, కారం అన్నీ వేసి చేస్తారు కదా! బయట బండి మీద. అదే ఇంట్లో అనమాట. ఆ బజ్జీలుతోను బజ్జీల్నే చిదిమేసి చేస్తారు వాళ్ళు.
ఆహాహాహాహా! ఓకే, ఓకే. ఓకే, ఓకే. అదెలా జేస్తారు? ఓకే. ఎలా చేస్తారండి రెసిపీ?
ఆ బజ్జీల్నే చిదిమేసి, ముక్కలు ముక్కలుగా చేసి, అందులోనే కార్న్‌ఫ్ల్‌క్సు, ఉల్లిపాయలు, వేరుసెనగ గుళ్ళు, నిమ్మకాయ, మసాలా, కారం ఇవన్నీ వేస్తారనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. ఓహో! బావుంటదేమో టేస్ట్ అదిరిపోతదేమోనండి.
అది వర్షం వచ్చినప్పుడు మా పిల్లలకి అదిష్టము. "అది చెయ్యమ్మా" అంటూ ఉంటారు. ఆహ్, ఈ మా, మా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. చేసేది అది కొంచెం ప్రాసెసే కదా! టైం పడుతుంది.
అవును. ఓకే. ఓకే. ఆ! అంటే ప్రతి ఊర్లో ఒక ఆ! టైమ్ పడుతుందయితే. ఆ ఈ టైమ్ బట్టేలోపు మాానాగిపోతదేమో. <giggles>
<chuckles> అదే కదా! తక్
ఆ! ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఒక స్ట్రీట్ ఫుడ్ అనేది ఫేమస్‌గా ఉంటది. అట్లా మీ ఊర్లో స్ట్రీట్ ఫుడ్ ఏది ఫేమస్సు?
మా ఊర్లో ఆహ్, గోదవరి గట్టు దగ్గర ఆహ్, ఒక ఫు జం మసాలా బఠాణి అని అమ్మేవారనమాట. ఆ! బట్ అది ఎప్పుడు ఉడుకుతూనే ఉంటుంది. బఠాణీ
హ్మ్. ఓకే. అంటే ఎట్లా గ్రీన్ బటాణినా? ఎల్లో బటాణినా అండి?
ఆ! ఎంత సాఫ్ట్ ఉంటుందంటే, అంత సాఫ్ట్ ఉంటుంది. ఆహ్, అలాగ చిన్న మంట పెట్టి ఉంచుతూనే ఉంటారనమాట.
ఓహో! ఓకే.
అది. ఇంక సాఫ్ట్‌గుండే దాంట్లో ఆహ్, ఒక్కోసారి సమోసా ముక్కలవి వేస్తాడు. లేదంటే ఆహ్, మిగతా గ్రేవీ లాంటిదేదో వాళ్ళు తయారు చేసుకుంటారు. అదేంటో మనకు తెలీదు కానీ ఆ టేస్టు ఇంట్లో రాదది. అది ఆ మసాలా వేసి చేస్తూ ఉంటాడతను. అది చాలా ఫేమసనమాట, మేముండే చోట గోదావరి గట్టు దగ్గర. ఆ! అది
హ్మ్. హ్మ్. ఓహో! ఆహాహాహా! ఓకే. ఓహో! అంటే ఆ బటాణి ఏంటిదండి? ఏహ్! పచ్చ బటాణీనా? లేక ఆకుపచ్చ బటాణీనా లేకపోతే పసుపు బటాణీనా?
అదే ఒలుస్తారు కదా! ఆ! ఇవి చిక్కుడుకాయలా ఉంటుంది కదా! అంటే కొన్ని రంగులేసి అమ్మేస్తున్నారిమద్యన ఆ! పచ్చి బటాణి కొన్ని రంగు వేసి అమ్మేస్తారు. అవస్సలు కొనను నేనును. బాబోయ్! అలాంటివెవరన్నా చేస్తారా? అని కూడా చూసుకుంటూ ఉంటాను. కానీ అది మనం కనిపెట్టలేం కదా! మంచి రంగొచ్చేస్తుంది అది. అది నీళ్ళలో వేస్తే తెలుస్తుందది.
ఓహ్! అంటే పచ్చి బటాణి. హ్మ్. హ్మ్. హ్మ్. కనిపెట్టలేంలెండి. అవును. హ్మ్, కరక్ట్‌గా జెప్పారు.
రంగు వేసమ్మేస్తన్నారు అని. అది జాగ్రత్త పడాలంతే. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చగ్గా చేసేసుకోవచ్చు.
ఆ! హ్మ్. చాలా బావుందండి. మీ స్ట్రీట్ ఫుడ్ విషయాలు గానీ, మీరు ఇంట్లో ట్రై చేసిన స్ట్రీట్ ఫుడ్ విషయాలు గాని, చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.
నాకు పంచుకున్నందుకు నాకు సరదాగా అనిపించింది. అవన్నీ తలుచుకొని.
<chuckles> ఓకే అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.